ఓకే. ఓకే. హ్మ్.
ఇలా, ఇలా, ఇలాలా మా బాస్‌కది నచ్చింది. నచ్చి, ఇప్పుడు మనకి ఆఫీస్‌లోని వర్క్ నచ్చితే ప్రమోషనుండదు. కానీ, వ ఎక్స్ట్రా వర్క్ ఇచ్చేస్తారంటారు చూసారా? అలా నాకు, ఎగ్ ఎగస్ట్రా వర్క్ ఇవ్వడం మొదలుపెట్టారు. తర్వాత నేను కొన్ని, కొన్ని లూప్ హోల్స్ పట్టుకున్నాను అందులోనే. ఏంటంటే, కొంతమంది ఇన్సూరెన్స్‌లు చెప్పకుండా చేసేస్తున్నారు కస్టమర్లకి. కస్టమర్‌కి కనీసం ఇన్సూరెన్స్ ఉందన విషయం కూడా తెలీదు. వీళ్ళు కొట్టేస్తున్నారు. అది నేను పాయింట్ అవుట్ చేశాను.
ఓకే. ఆ! అదొచ్చిందయితే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. అంటే ఏం చేస్తారట్లా అంటే వాళ్ళకేంటి ప్రాఫిట్టు?
సింపులండి మీ మికిప్పుడు మీకు సింపులండి. ఏం ఉండదు. చెయ్యకపోతే మా వళ్లొప్పుకోరు. కంపల్సరీగా ఇన్సూరెన్స్ చేయించమంటారు. ఎందుకంటే, ఆహ్, ఒ మీరెప్పుడైనా గమనించండి, ఒక లోన్ తీసుకునేటప్పుడు, ఏ బ్యాంకు నుండి మీరు లోన్ తీసుకుంటారో, అదే బ్యాంకు యొక్క ఇన్సూరెన్స్ మీకు ఉండదు. వేరే బ్యాంక్ ఇన్సూరెన్స్ ఉంటది. మీరెప్పుడైన గమనించండి. హోమ్ లోన్ తీసుకున్న, పర్సన్‌లో తీసుకున్న, మీరు గమనించరు. మీరు ఏ బ్యాంక్ అయినా చూడండి. సేమ్ బ్యాంక్ ఇన్సూరెన్స్ ఉండదు. డెఫినెట్‌గా వేరే బ్యాంక్ ఇన్సూరెన్స్ ఇవి టై అప్పుల్లో ఉంటాయి. సో, వీళ్ళేం చేస్తారంటే, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించాలి అన్నట్టు, చేయించేస్తారు. కస్టమర్ చెప్తే ఆయనొప్పుకోరు. ఎవ్వరి దగ్గరికనెళ్ళి ఏవండీ మీకు ఇన్సూరెన్స్ ఉందండి, అది కూడా చేయించుకోండంటే ఆడొప్పుకోడు. ఆ నాకెందుకు వద్దనేస్తాడు. అందుకనినేం చేస్తారు
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. హుహు. ఓకే. ఓహ్! అంత గమనించలేదైతే ఆ బ్యాంకివి ఇయన్నీ. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఒప్పుకోరు. ఆల్రెడీ ఉంది నాకు అంటారు.

అవును. అవును. నిజంగానే ఇప్పుడు అనకపోయినా మీరు అన్నట్టు ఫ్యూచర్‌లో అయితే ఉంటది అట్లాంటివి. హ్మ్.
సో నేను డిసైడ్ అయిపోయాను. ఆ! అప్పుడెందుకు మనం మనం ఒకళ్ళ కోసం మనం ఎందుకు తగ్గాలి అని చెప్పి. నేను వెంటనే జాబ్ సెర్చింగ్ స్టార్ట్ చేశాను. కొన్ని స్టార్ట్ చేద్దామన్నా నాకు ఏ ఫీల్డ్‌కెళ్ళాలో కూడా ఒక క్లారిటీ లేదప్పటికి. ఏ ఫీల్డ్ లోకెళ్దాం. దేంట్లోకెళ్దాం అని ఆలోసిస్తున్నప్పుడు. అప్పుడు మా బ్రే
ఓకే. హ్మ్. అంటే అప్పటికి మ్యారేజ్ అయిందా మీకు? మ్యారేజ్ అయ్యాక. ఆ! అయ్యాకే ఓకే. యాహ్! యాహ్! అదే. ఆ! అదే. డిసైడ్ అయ్యారు కదా! హ్మ్.
అయిపోయింది, అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది నాకు. మ్యారేజ్ అయిపోయిన తరువాత. అంటే మ్యారేజ్ ముందరే అనుకో. అయితే ఆలోచిస్తున్నటైంలోని మా ఫ్రెండ్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అమాట తను తను ఒకసారి మామూలుగా ఈ ఫ్రెండ్స్‌తో కలుస్తాం కదా! కలిసి మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళకి మామూలుగా చెప్పాను. ఆహ్, ఏదైనా గాని మంచి జాబ్ గాని ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను చేద్దాం అనుకుంటున్నాను రా అంటే ఆ నీ నువ్వెందుకు అది ఇది అన్నారు. లేదు లేదు నేను ఫిక్స్ అయిపోయాను. నాకు ఏదో మంచి జాబ్ మీరు ఏమైనా చూడండి రా మీ సైడ్ కూడా. నేను కూడా చూస్తున్నాను అన్నాను. అయితే అందులో ఒక అబ్బాయి నుంచి ఒక 2 డేస్ తర్వాత నాకు కాల్ చేసాడు. చేసి అన్నయ్య నన్ను అన్నయ్య అంటారు అన్నమాట వాళ్ళు. అన్నయ్య ఆహ్, ఇలాగ బ్యాంక్‌లోని జాబ్స్ పడతన్నాయి అన్నయ్య చాలా బావుంది. ఆహ్, ఒకేళ ఏమైనా ట్రై చేస్తావా ఏంటి అని అడిగాడు. ఇప్పుడు మాములుగా బ్యాంక్ జాబ్ అంటే కొంచెం డిగ్నిటీ‌గా ఉంటుంది. ఆ!
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. అదేలేండి. హ్మ్. ఓకే. బ్యాంక్ జాబంటే ఆల్మోస్ట్ అందరూ ఇదే ఇంట్రెస్టే చూపిస్తారు కదా! హ్మ్.
సో నాకు ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ వచ్చిందండి. ఇంట్రెస్ట్ వచ్చి. ఓకే. బ్యాంక్ జాబ్ అయితే ఓకే. రా కానీ ఏంటి ప్రాసెస్ ఏంటి అంటే. ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. తరువాత వాళ్ళు నిన్ను సెలెక్ట్ చేసుకున్నట్టయితే డెఫినిట్‌గా జాబ్ ఇస్తారు అన్నయ్య అన్నాడు. సరే అయితే నేను నాకన్నా
హ్మ్. ఓకే. ఓకే. అంటే బ్యాంక్ జాబ్‌కి సెపరేటు ఎగ్జామ్స్ ఇట్లా ఉంటాయేమో అలా ఏమి ఉండవా?
ఉంటాయి, ఉంటాయి. అన్ని ఉంటాయి, ఉంటాయి, ఉంటాయి. అంటే 2 రకాలు ఉంటాయండి ఒకటి గవర్నమెంట్ జాబ్‌లో అయితే ఆహ్, ఆ స్పందంత మారిపోద్ది. ఇంకా ఎగ్జామ్స్ రాయడాలు అవన్నీని. బట్ ప్రైవేట్ జాబ్స్‌కి వచ్చేసరికి ఏంటంటే 3 రౌండ్స్ ఉంటాయి. ఒకటి ఆహ్, ఇంటర్వ్యూ సెకండ్ వన్ హెచ్ ఆరు డిస్కషన్, థర్డ్ వన్ కొన్ని ఎగ్జామ్ కూడా ఉంటుంది.
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే.